బొమ్మలెయటం పిచ్చిగా ఇత్తమండి. ఏ బొమ్మయిన వేచేత్తా. గుండె గానీ, బ్రెయిన్ గానీ, డైజెస్టివ్ సిస్టమ్ అన్నీ యేసేస్తా. ఇప్పుడు బా నేర్చుకున్నాను కూడా. అంటే, నేను బైపీసీ తీసుకోలేదు. ఇక మా అన్నయ్య బయపెట్టేటప్పడికీ అమ్మకి చెప్పేశా. "అమ్మ నా వల్ల కాదు బైపీసీ, ఎంపీసీ తీసుకోనీ ఐఏఎస్ అవుతాను" అని చెప్పా అనమాట. మా అమ్మ ఏమో ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంది. అయ్యో! అంటే, నేను మ్యాథ్స్ బా చేస్తాను. "గ్రూప్స్ రాసేయచ్చు, కొట్టేయచ్చులే. అసలేవుంది మ్యాథ్స్‌చ్చి‌నోళ్ళకి," అలా కలలు కన్నాననమాట. ఇంకా మా అమ్మ అనింది "సరే అయితే డాక్టరన్న, ఐఏఎసన్న రెండు గొప్ప స్థాయిలే కదా! ఏదైనా ఓకే‌లే, సరిపెట్టుకుంటాను. అయిపో నువ్వు" అని చెప్పి ఫుల్లుగా ఎక్స్‌పెక్టేషన్స్
ఓకే. ఓకే. హుహు. హ్మ్. ఓకే. ఓకే. <chuckles> డ డాక్టర్, డాక్టర్ గానీ ఐఏఎస్ అయితారా? <laughs> ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. కరక్టే. అ అంటే, నాకు తెలిసి మీ అమ్మ అరె! డాక్టర్ కన్నా ఐఏఎస్సే పెద్దది గదా! ఓకేలే అనుకోనుంటది. <laughs>
<laughs> అని నా మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. తీరా చూస్తే ఎంపీసీ‌లో అంత కష్టమైన మ్యాథ్స్ నేనసలు ఊహించలేదు. అంటే, 10థ్ దాకేమో నార్మల్‌గా ఉంది. అక్కడికెళ్ళిన తర్వాత ఆ ట్రిగ్నోమెట్రీ‌లేంటో, ఆ సైన్ థీటాలు, కాస్ థీటాలు, వామ్మో!
ఆ! హుహు. ఓకే. ఓకే. ట్రిగ్నమెట్రీ, డెరివేషనూ, ఇంకోటి ఇంటిగ్ ఇంటిగ్రేషను.
అసలు నా వల్ల కాలేదు. బుర్రలో గిర గిర తిరిగిపోయి, అసలయ్యే మ్యాథ్స్. నేననుకున్నది, మనకొచ్చిన ఎల్‌సీఎం‌లు, హెచ్‌సీఎఫ్‌లు ఎక్కడ? ఈ పెద్ద పెద్దయి ఎక్కడ అనుకుంటాం. ఎలాగోలా ఎంపీసీ అయితే చేశాను. ఎంసెట్ రాయాలి కదా! ఎంసెట్ రాస్తేనే ఒక మంచి కాలేజ్‌లో ఒస్తది, లేదంటే ఒక మంచి డిగ్రీ ఆ! ఒక డిగ్రీ కాలేజ్‌కి యెళ్ళొచ్చు.
అవునవును. ఆ! అవునవును. అవును. ర్యాంకు

మా అమ్మ నా మీద ఆశ పెట్టుకుందని తెలుసు కదా! నాకు బాగా చదవాలి కదా! నేనేమంటే ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి, అలా చదివేదాన్ని కాదు. ఎంసెట్‌లో పోయింది. ఇంకా మా అమ్మ చాలా బాధపడ్డారన్నమాట. అంటే, "నీకు ముందు నుంచే తెలుసు, చిన్నప్పటి నుంచే నాకు డాక్టర్ అవ్వాలనే ఇష్టము, అది ఎందుకు చేయలేకపోయావు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకో" అది, ఇది అని చెప్పేదన్నమాట. ఇంకా నేను బాగా ఆలోచించి, నిజంగానే గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతాన‌న్ని చెప్పాను కదా! ఇంక డిగ్రీ తీసేసుకొని ప్రిపేరయ్యాను. ఇంకా అలా, అలా చేశాను కానీ, ఐఏఎస్ దాకా వెళ్ళలేకపోయాను. అంటే, అది చాలా కష్టపడ్డాను గ్రూప్స్ కోసం, మా అమ్మగారి కోసం ఆమె ఆశ నిలబెట్టాలి, మంచి స్థాయిలో ఉండాలి.
హ్మ్. హ్మ్. అదే, అదే. ఎమోషనల్‌గా. హ్మ్. అవునవును. ఓకే. అరరే! కోచింగ్ తీసుకున్నారా? నార్మల్‌గా ఈ అక్కడ, ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు కదా, ఐఏఎస్ అనగా
ఆ! విజయవాడ మా ఇంటి దగ్గరలో ఒకటుండేదన్నమాట. అది మంచిగా కోచింగ్ సెంటరే. తీసుకున్నాను కానీ, అది చాలా అతి కష్టంగా ఫస్ట్ నుంచి బేసిక్స్ ఉండాల. ఇంటర్మీడియేట్‌లో, మ్యాథ్స్‌లో అంత బేసిక్స్ లేకపోయింది కదా! దానివల్ల ఏంటి అంటే, నేను ర్యాంక్ తెచ్చుకోలేకపోయాను. అందులో గ్రూప్స్‌లో. కానీ, ఏంటంటే చిన్న, చిన్న ఉద్యోగాలకి ఉంది, బ్యాంక్ ఉద్యోగాలు కానీ, గ్రూప్స్ రాసినోళ్ళకేంటి అంటే అంత వరకు ఓకే. మా అమ్మకి ఓకే, బ్యాంక్ అయినా గాని మంచిగా చేస్తే గనుక, మంచిగా నీట్‌గా చక్కగా బట్టలెసుకోవచ్చు. ఒక మంచి స్థాయిలో ఉంటాము. అందరూ రెస్‌పెక్ట్ ఇస్తారు కదా! మా అమ్మకి అది కావాల్సింది. మెయిన్ పాయింట్ ఏంటంటే మా అమ్మకి, మా మాశ ఏంటంటే, ఇట్లా పలానా అమ్మాయి వాళ్ళ ఆహ్, అమ్మగారు, నాన్నగారు భలే పెంచారే, ఎంత మంచిగా చదువుకుంది పిల్ల, అది కావాలి మా అమ్మకి. ఆ! ఆ!
ఓకే, ఓకే. హుహు. హ్మ్. అరరే! అవునవును. అవునవును. హ్మ్. ఎంత మంచిగా జాబ్ చేస్తుంది. అంటే, వాళ్ళు రెస్పెక్ట్‌ని కోరుకుంటున్నారు స సమాజం నుంచి ఒక దాన్నేమంటారు గౌరవమైన వృత్తిలో ఉండి, గౌరవంగా బ్రతికితే చాలు అన్న ఇన్స్ రెస్పెక్ట్‌ని కోరుకుంటున్నారు వాళ్ళు.
హ్మ్. అవును. అలాగా
అన్ అంటే, ఇప్పుడు ఈ ఐఏఎస్ చదివితే ఆటోమేటిక్‌గా అంటే, ఐఏఎస్‌కి ప్రిపేరైన వాళ్ళు ఏ జాబ్‌కైనా ఆటోమేటిక్‌గా సెలెక్టయితరు కదా!
హ్మ్.

మా అమ్మకి చిన్నప్పట్నుంచి కూడా నేను డాక్టర‌వ్వాలనుండేది. అయితే చిన్నప్పట్నుంచి కూడా నాకు చెప్తూ ఉంటది. అంటే సైన్స్ సబ్జెక్ట్ అమ్మకు ఆమెకు తెలుసనమాట. మా అమ్మగారు చదవాలనుకున్నారట. కానీ అప్పట్లో సిట్యుయేషన్సు ఒప్పుకోక అమ్మ చదవలేకపోయింది. అందుకని నన్ను చదివించాలని కోరిక. అయితే ఏంటంటే చిన్నప్పట్నుంచి చెప్పేది. "సైన్స్ బాగా నేర్చుకో అదే ఉపయోగపడతది. ఇంటర్మీడియట్‌లో కూడా బైపీసీ తీసుకుందువు గానీ" అలా చెప్పేదనమాట. నాకేమో సైన్స్ అంటే చాలా భయము. ఆ ఎక్స్‌పరిమెంట్‌లు అయి నేను చేయలేను. 10థ్ క్లాస్‌లో ఏమయ్యేది మా ఆ!
ఓకె. ఓకె. హుహు. ఓకె. హుహు. హుహు. అవునవును. అవేవో ల్యాబ్‌లు, ఫిజిక్సు అవన్నీ ఏవేవో ఉంటాయి గద! <giggles> హెచ్‌సీ‌ఓ అంటారు. హెచ్‌టు‌ఓ అంటారు. హ్మ్.
అ ఆ! <giggles> అయన్నీ నాకస్సలు రాదు. నిజ జీవితంలో నేనసలు చేయలేకపోయేదాన్ని. నాకంతా ఆహ్, ఎక్కడికక్కడ బట్టీ పట్టామా, వచ్చేశామా అన్నట్టు ఉండేదాన్ని. ఇక అయన్నీ నిజంగా నేర్చుకోవాలనేటప్పటికి నాకు భయమేసేది. చెప్తా ఉండేదాన్ని కూడా అమ్మ నా వల్ల కాదమ్మా అట్లాంటియన్నీ అని. "కాదు చెయ్యాలి. నాకది చాలా ఇష్టము. నా లైఫ్‌లో చేయలేకపోయాను కదా, నువ్వన్నా చెయ్యి" అనేది. అయితే సరే కదా! అని చెప్పి 10థ్ క్లాస్‌లో బయాలజీ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసేదాన్ని. మా బయాలజీ మేడమేమో, ఆమె ఏంటి అంటే అప్పట్లోనే అసలా ఒక 10 ఇయర్స్ బ్యాకు అయినా కానీ ఏంటంటే, ఎవ్వరిని ముట్టుకునేది కాదు ఆమ. మాకెందుకో ఇప్పటికి కూడా రీజన్ తెలీదు. ఓన్లీ ఆమోక చాక్‌పీస్‌నే పట్టుకొనొచ్చేది. ఏం టాపిక్ చెప్పాలనుకుంటున్నారో కూడా ముందే ప్రిపేర్ అయిపోయేవాళ్ళు. మాకస్సలా టెక్స్ట్ బుక్స్ కానీ, ఏయి పట్టుకునేవాళ్ళు కాదు. ఒక చాకు, బోర్డ్
ఓకె. ఓకె. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. అమ్మో! ఓకె ఓకె. హుహు. అంటే ఆమె ముందు నుంచే టీచరయినప్పటికీ‌ని ముందు నుంచే డాక్టరేమో అందుకని ఎవరిని ముట్టుకుంటలేదనుకుంటా. <chuckles>
బో ఏమో మరసలు నాకు తెలీదు. మేమందరం అడిగేవాళ్ళం ఏంటి మిస్ మమ్మలనేందుకు పట్టుకోరు? ఆఖరికి మా బుక్స్ కూడా ఎందుకు పట్టుకోరు అని? "ఆ! అంతే అది" అనే వాళ్ళు నవ్వేసి. ఆహ్, ఏమో రీజన‌యితే తెలీదు. ఇకేంటి ఆమ, ఎక్స్‌పరిమెంట్స్ ఏం చేపించేది గాదు ప్రాక్టికల్‌గా. మాకేమో అసలుకే అంతంత మాత్రము. నిజంగా చేస్తే ఏమన్నా ఇంట్రెస్ట్ పెరిగేది. నేనింకా పూర్తిగా డమ్ అయిపోయానన్నమాట. ఆ!
ఆ! హ్మ్. అరెరే! హుహు. ఓకె. ఓకె. అవునవును. ఏదైనా ఇప్పుడు సైన్స‌నే గాని, సైన్స‌యినా గానీ కొంచెం త్రి థియరిటి‌కల్‌ గాను, ప్రాక్టికల్‌గా ఎక్కువుంటే బాగా బాగొస్తదన్నమాట.
కదా! అవును. ప్రాక్టికల్‌గా చేపిస్తే మనకి ఇంట్రెస్ట్ కూడా పెరిగిద్ది కదా! అది రికార్డింగ్స్ రాసుకోవడం గాని బావుండేది. మాకు ల్యాబ్ గూడా ఉండేది. కానీ అంతగా ఏమి చెప్పలేదన్నమాట మా మిస్. ఇంకా అట్లాగే కొంచెం కొంచెం నేర్చుకున్నాము. బయాలజీ అయితే పాస్ అయ్యానులే. ఇంకా ఇంటర్మీడియేట్‌కొచ్చిన తరువాత, ఆహ్, బయాలజీ మార్క్స్‌ని బట్టి మా అమ్మ "బైపీసీ తీసేసుకో" అని చెప్పింది. ఎ ఎందుకంటే ఆమెకొక పక్కన కోరిక కదా! డాక్టర్ అవ్వాలని. నా వల్ల కాదు బైపీసీ ఆ! మళ్ళీ ఏం చెప్పేవాళ్ళంటే 10థ్ క్లాస్ అయిపోయినాక ఆహ్, బయాలజీ తీసుకుంటే అంటే, లైక్ బోటనీ కానీ, జువాలజీ గాని అయి ఉంటాయి. నిజంగా కప్పని అలాయన్ని నిజమైన వాటిలతో ఎక్స్‌పరిమెంట్ చేయాలి. బల్లితో కూడా చేయాలి అని చెప్పేవాడు. నాకసలా బల్
అవునవును. హ్మ్. హుహు. ఓకె. ఓకె. డాక్టర‌వ్వా‌లని కోరిక. ఆ! అవునవును. <giggles> అట్లా జెప్పి దాన్నే‌మంటారు మోటివేషన్ జేసారేమో మీకు.
అ! మోటివేషన్ కాదు. నన్ను నాకు ఇష్టం లేదని తెలిసి మా డ్యాడీ, మా అన్నయ్య వాళ్ళు అలా భయపెట్టారు.